అంటే ఆహ్, వాళ్ళందరూ ఆహ్, కొన్ని, కొన్ని ఈ ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు ఒక 10 రోజుల ముందు నుంచే వీటిని వీటికి సంబంధించిన నృత్యాలకు సంబంధించినవి కూడా హ్మ్. మా చేత ప్రాక్టీస్ చేయించేవారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఓకే. ఆహా! అంటే దానికి ముందు ముందుగానే మీతో ప్రాక్టీస్ చేయించి ఓకే. సూపర్ అండి, సూపర్! <chuckles>
ఆ! సంగీతం సార్ ఉండే ఆ! అవును. మేము రెడీ‌గా ఉండేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ నేనేదైనా పాట పాడాలనుకోండి, నేను ప్రాక్టీస్ అయ్యి ఉండేదాన్ని. అంటే మాకు బహుమతులు అవి కూడా ఇచ్చేవారనమాట. చిన్న ఆ! చిన్న కానుకగా. ఆ! అలా ఉండేది. అంటే గుళ్లో బహుమతులంటే ఏమున్ ఏమన్ ఏమంత పెద్దగా ఇచ్చేవారు కాదని. ఆహ్, ఆ! జాకెట్ ముక్కలు అలాంటివే ఆడపిల్లలైతే అలా ఆహ్, మగపిల్లలైతే చిన్న చిన్న వస్తువులు అంతేనండి. అంత అన్ మరీ అంతవేమి ఉండేది. కాపోతే వచ్చిన వాళ్ళందరూ చాలా ఆహ్, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అదొక సరదా మాకు. హ్మ్.
ఓకే. ఇచ్చేవారా? సూపర్ అసలు. హ్మ్. హుహుహుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. సూపర్! సూపర్! ఆ! ఖచ్చితంగా అసలు నేర్చుకోవడము, మనం పాడడము, మళ్ళీ దాంట్లో మీకెప్పుడన్న మరి వచ్చాయా గిఫ్ట్‌ల అలాంటివొచ్చాయా మీకు?
ఆ! అంటే ఒక్కసారండి. ఆ! ఒకసారి వచ్చింది అంతే. ఆహ్, ఏమిచ్చారంటే అప్పుడు, అంతేనండి నాకు గుర్తున్నంత వరకు బ్లౌజ్ పీసే ఇచ్చారు అమ్మవారికి వచ్చినది. ఆ! వచ్చింది. అదే వచ్చిందన్నమాట. ఇంకేమొస్తాయి కొబ్బరి చిప్పలు అవన్నీ ఇచ్చేవారండి. అక్కడ <giggles> ఏమున్నాయో ప్రసాదం అవన్నీ పెట్టేవాళ్ళు. ఆహ్, అలాన్నమాట. హ్మ్.
ఆహాహా! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆహాహా! సూపర్! సూపర్ అండి. హుహుహుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. సూపర్! సూపర్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసేవారన్నమాట. కానీ, మరి అప్పుడు తియ్యటి వంటకాలంటే, ఏ రకమైన వంటకాలు చేసుకునేవారు? అంటే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కువ చేసుకుంటలేరు. కానీ, అప్పుడు ఎక్కువ రకమైన ఎందుకంటే మన అమ్మమ్మలు, నానమ్మలు హ్మ్, పెద్దవాళ్ళు, ఇలా చాలా ఉండేవారిలా ఆచారాలని, అవని ఇవని చాలా వంటకాలు చేసేవారు కదా! మీకెక్కువ ఏవి గుర్తున్నాయి ఏవి తిన్నారన్నమాట మీరు?
ఆ! ఆ! అవును.

హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ తిరణాలు కు <smacks lips> అంటే అందరం కలిసి వెళ్ళటం, ఆహ్, చిన్న, చిన్న బూరలు కొనుక్కోవటం. అప్పుడు బూరలు బాగా కొనుక్కుండేవారు మాట, బెలూన్స్ లాంటివి. ఆహ్, ఆహ్, మళ్ళా ఇంకా ఏంటండి, రంగుల రాట్నం. నాలుగే ఉంటాయనమాట దానికి. దాంట్లో ఒక ఐదుగురిని చిన్న, చిన్న పిల్లలం మేవప్పుడు. నాలుగై ఐదారుగురుని కూర్చోబెట్టేసి ఇలా తిప్పుతూ ఉండేవాడు. జెయింట్ వీల్ లాంటిది ఉంటుంది గదా! ఆ! 4 పెట్టెలే ఉంటాయనమాట దానికి. భలే చాలా బ్
అవును. అవును. హ్మ్. ఓకే. ఓకే. సూపర్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకే. అవును. అవును. <chuckles> అవును. చేత్తో, చేత్తో దింపుతా ఉంటారు. అదేనా?
తిప్పుతూ ఉండేవారనమాట. అదసలు ఇప్పుడు పిల్లలకి అది తెలీనే తెలీదు. జెయింట్ వీల్ అంటేనే తెలుసనమాట. అది అవన్నీ గూడా చాలా. అందులో తెప్పతిరన ఆహ్, తెప్పతిరనాలంటాం దాన్ని. ఆయన్ని కోనేట్లో ఆహ్, తిప్పుతూ ఉంటారనమాట కోనేట్లో. తిరనాలు చేస్తుంటారు. హ్మ్. అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి. పూజలండి. ఆ పూజలు దగ్గర మా అమ్మ వాళ్ళు వెళ్ళి మమ్మల్ని కూర్చోపెట్టి ఆప్ ఆ కళ్యాణం మొత్తం గూడా చూసి, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి అసలు అదంతా గూడా.
హుహుహుహు. ఓకే. <chuckles> అవును. అవును. అవును. హుహుహు. ఓకే. హుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హుహుహుహు. సూపర్! సూపరండి!
ఆ 4 రోజులు గూడా మేము ఒకోసారి స్కూల్‌కెళ్ళేవాళ్ళం కాదు. ఆ గుళ్లో అవి చేయటం వల్ల భోజనాలు పెట్టేవారు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అది జరిగేంత వరకు అసలు స్కూల్ మొత్తం ఆపేసేవారనమాట <giggles> ఇంకా.
స్ ఆహ్, ఆ! ఒకరోజెళ్ళేవాళ్ళం. ఒకరోజు వెళ్ళను, వెళ్ళము. అంటే ఇంకమ్మ అరుస్తూ ఉంటే అట్లా వెళ్ళేవాళ్ళమంత. అంటే ఒక పండుగ
హుహుహు. <chuckles> అంత్ అంటే అంత బా జరుగుతుందేమో అసలా ఉత్సవం కదా!
చాలా బాగా జరుగుతుందనమాట. ఆ! అందరూ ఊరి వారందరూ గూడా అక్కడ చక్కగా కలుసుకుంటామనమాట ఆ ఉత్సవంలో.
హుహుహుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. సూపరండి! సూపరసలు. చాలా బా చెప్పారు. కానీ హ్మ్. చెప్పండి.
హ్మ్. చాలా బాగా జరుగుతుంది. వేరే, వేరే ఊర్లో నుంచి గూడా పూజారులు ఆహ్, ఒచ్చి అందరూ గూడా రు అభిషేక, రుద్రాభిషేకాలు, రుద్రము ఇలాంటివన్నీ చదువుతూ ఉంటారండి. అవి వింటుంటే అసలు మనసుకెంత హాయిగా ఉంటుందంటే, ఆ రుద్రము, నమ్ నమకం చెమకాలు, ఆ శివయన్ చాలా బాగా జరుగుతుందండి ఆ ఉత్సవం అసలు.
హుహు. ఓకే. హుహుహు. హుహు. ఓకే. హుహుహుహుహు. సూపర్! సూపరండి! అసలు చాలా బా చెప్పారు. కానీ ఏంటంటే దాంట్లో జరిగిన ఒక్క సన్నివేశం ఏంటంటే, మనకు కొన్ని గుర్తుంటుంది. అంటే సంగీతమా లేదా మనం ఏదన్నా పోటీల్లో పాల్గొని, మంచి అవార్డ్ తెచ్చుకున్నది గానీ, లేదంటే ఏదన్నా మనకు గట్టిగా గుర్తుండిపోయినయి కొన్నుంటాయసలు. మనసులో చాలా గుర్తుండిపోయింది. అసలిది నాకెప్పడికీ గుర్తుండిపోతుంది అని చెప్పేసి కొన్నుంటాయి కదా! అలాంటిది మీకేదుంది ఆ ఉత్సవంలో?
హ్మ్. హ్మ్. ఆ! ఆ! అవును. అవును. అవును. అవును.